ఎందుకు? ఎందుకు? అంత ఆహ్, అంత దారుణమైన మ్యూజిక్ ఏం ప్లే జేశారు వాళ్ళు?
<chuckles> కాదు మ్యూజిక్ సాడ్‌గానే ప్లే జేస్తున్నాను. నాకు ఒకటి అర్ధంగానిదేంటంటే పొద్దున్నుంచి హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఇంకో గంటయితే మళ్ళీ బారాత్‌లో అందరూ ఆడుకుంటాము. కరెక్ట్ ఫైవ్ ఓ క్లాకో, సిక్స్ ఓ క్లాకో ఒక టైమ్ బెట్టుకొని ఒక బ్యాండ్ మ్యూజిక్ వాళ్లని చెప్పి ఆ మ్యూజిక్ మార్చి మరీ బెట్టుకొని
హ్మ్. ఆ! హ్మ్. ఇప్పుడు ఏడుపు రాని వాళ్ళకి కూడా ఏడుపు తెప్పిస్తారు. అంతేనా?
అంతే, అంతే. అంటే ఏడవడానికి కూడా మన హిందూ ఆచారంలో ఒక పద్ధతి, ఒక టైమింగ్ పెట్టుకొని ఏడుస్తున్నాం జూడు, అది నాకు మస్త్ కామెడీ అనిపిచ్చింది. నిజంగా నావి నా వీడియోస్ ఉన్నాయి ఇంకా.
<giggles> అయ్యో! అయ్యో! అవును. ఏడ్చారా మరి మీరు పెళ్ళిలో?
వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి ఇంకా మ్యారేజ్ వీడియోలున్నాయి ఏడుపుయి. <laughs>
ఏడుపుందా? నేను ఏడవలేదేమో ఇంత కాన్ఫిడెంట్‌గా అంతా నచ్చే జేసుకుంటున్నాం గదా! ఇంక ఏడవడం ఎందుకన్నట్టు చెప్పారు గదా!
అహా! లేదు లేదు. తెచ్చుకున్నాను. తెచ్చుకున్నాను. ఎట్లంటే ఇంకేదో
హ్మ్. మ్యూజిక్‌కి ఏడ్చుంటారు. ఆ బ్యాండోళ్ళు కొట్టినందుకైనా.
అహా! లేదు లేదు. ఏమో? ఎందుకో? "భే" అని ఏడవలేి. కళ్ళళ్ళోంచి అలా హీరోయిన్స్ ఏడుస్తారు చూడు క్లాస్‌గా, పోష్‌గా అలా ఏడ్చాననమాట. ఇలా. <giggles>
హ్మ్. అలా ఏడ్చి మళ్ళీ గట్టిగేడిస్తే మేకప్ బోద్ది.
అదే గదా! అసలే మంచి బారాత్ మళ్ళీ మళ్ళీ అవ్వదు. మంచిగా ఎంజాయ్ జేయాలి కూర్చొని. అందరాడుకుంటూ ఎంజాయ్ జేయాలి. సో, <clears throat> అదనమాట. సో, నాకేదైతే ఏడుపు రాకున్నా తెచ్చుకొని ఏడ్చి నన్నందరొచ్చి హగ్ జేసుకుంటున్నారు మా మేనత్తోళ్ళు, మా అమ్మమ్మోళ్ళు, మా అన్నయ్య అందరొచ్చి కాళ్ళు మొక్కుతారు. నీకు దెలుసా?
హ్మ్. అదే గదా! ఆ! హ్మ్. పాపం. అప్పుడు దాకా మీకు రిస్ట్రిక్షన్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టిన మీ అత్తలు, పిన్నీలు గూడా ఒచ్చి పట్టుకొని ఏడుచుంటారు గదా!
ఆ! ఫుల్లు. అబ్బో! ఇగ ఆమైతే కళ్ళళ్ళో నుంచి, ముక్కులో నుంచి గారుకుంటా ఏడ్చింది అంత గనము. అసలు నాకైతే షాకయినా, "ఏందబ్బా! నిజంగా ఇంత ప్రేమ ఉందా" <giggles> అన్నట్టు. తర్వాత నేనొకటి జూషిన అందరొచ్చి కాళ్ళు మొక్కుతుంటారు. మా తమ్ముళ్ళు, చెల్లళ్ళు మా <smacks lips> వాటేవర్. మీకు తెలిసి చెప్పినా అర్థం కాదు. పెద్దోళ్ళు మీ కాళ్లు మొక్కుతారా అన్నట్టు. అంటే ఒక ఇంటికి లక్ష్మి అన్నట్టు. మా పెద్దమ్మలు, మమ్మీ వీళ్ళందరొచ్చి కాళ్ళు మొక్కుతున్నారు. కాళ్ళు మొక్కినంక బాయ్ చెప్పేటప్పుడు అందరూ నా చేతిలో 500 నోటు పెడుతూ
<laughs> అయి <laughs> ఆ! హ్మ్. ఎయ్! ఆ! ఆ! ఎంత ఆ రోజు? హ్మ్. ఆ రోజు ఎంత కలెక్షన్ అయితే?
నాకర్థం గాట్లేదు. ఆ! ఒచ్చినయి. <giggles> ఒచ్చినయిలే ఒక 7000 ఏమో ఒచ్చినయి. కానీ, నా చేతిలో ఎందుకు బెడుతున్నారు పైసలు నాకర్థం గాలే. అది నిజంగా అదొక రీతి అంటా. అంటే, ఎళ్ళేటప్పుడు ఇట్లా పాకెట్ మనీ లాగా.
హ్మ్. హ్మ్. ఒక రిచువల్ రాగా ఆ! అంతే.
ఏమో మరి! వాళ్లియకపోతే నీ ఖర్చులకి బెట్టుకో అని ఇస్తుర్రేమో. <chuckles>
హ్మ్.